ఆ! అంటే నేను నా ప్రేమ గూడా అంతే ఉంటదండి. నేనేంత కోపం ఎక్కువో, అంత దగ్గర తీసుకుంటా అనమాట. <chuckles>
ఓకే, ఓకే, ఓకే. అంటే ఆ ప ఆ ప్రేమ కోసం మళ్ళీ, ఆ ప్రేమతో మీరు మళ్ళీ ఆకట్టుకు ఆకట్టుకుంటారనమాట.
అయ్యో! నేను మీకు ఒక స్టో ఒక అంటే కోపం గురించి మ చెప్తున్నా గానీ, నాకైతసలు ఎంత దగ్గర తీసుకుంటా అంటే నేనుంకా నా వాళ్ళు, నా ఫ్రెండ్స్, నా కజిన్స్, నా కొలీగ్స్ నా, అట్లా నా అనేసుకుంటే, నేను ఇంకా ఎంత దూరమైనా యేళ్తానన్నమాట. వాళ్ళకి ఏ ప్రాబ్లమొచ్చినా సరే. <chuckles> ఆ! ప్రాబ్లమొచ్చినా, హెల్ప్ కావాలన్నా, ఏ ఏదైనా కష్టాల్లో ఉంటే ఎమోషనల్ సపోర్ట్ కావాలన్నా, ఏదైనా సరే ఇంకా నేను ఖచ్చితంగా అంటే నేనుంటాననమాట. ఎందుకంటే నాకు తెలుసు. <smacks lips> ఎవరు లేకపోతే ఎలా ఉంటదనే భావన నాకు తెలుసనమాట. బాధలో ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా నేనుంటాను ఆహ్, వాళ్ళకి. అంటే అందుకని నన్నదులుకోరనమాట. అంటే ప్లస్సు ఉంది, మైనస్సు ఉంది. కాబట్టి ఆహ్, అలా. <giggles> చేస్తారు. <chuckles>
ఏమైనా నా ఒ ఒక్కసారి నా అనుకున్నారంటే, ఏమైనా చేస్తారు. ఓ ప్రాణమైనా ఇచ్చేస్తారు. అవునండి. ఓకే. అవునండి. హ్మ్. ఉ అదే! డబ్బులు కూడా సహాయం చేస్తుంటారండి మీరు? అవునా! ఓకే. ఓకే. అద్ ఆహ్, ఆస్ అలా అలా అయితే వదులుకోరులెండి.
చేస్తాను. చేసాను గూడా. <laughs> అదైతే కరెక్టే అండి. డబ్బులెవరైతే ఇస్తారో వాళ్ళు కోప్పడిన పర్లేదు. వాళ్ళ కోపం గూడా అమృతంగానే ఉంటది వినడానికి.
ఆ! మి ఆహ్, ఆహ్, ఆహ్. ఆమె కోప్పడిన చివరికి డబ్బులయితే ఇస్తుంది కదా! నా కష్టమైతే తీరుతుంది కదా! ఈ ఈ ఒక 2 నిమిషాలు మనది కాదనుకుందాం. అనేసి వాళ్ళు కూడా అనుకుంటా ఉండొచ్చు.
<laughs> అవునవును. <laughs> యాహ్! యాహ్! అయితే నాకు మెయినూ కోపం నన్ను ట్రిగ్గర్ చేసే విషయమేంటంటే, అబద్దాలు ఇష్టముండదండి. ఎవరైనా అబద్ధం చెప్పినా, అబద్ధం చెప్పి దొరికినా ఆహ్, ఆహ్, నాకసలు అంటే నన్ను ఫూల్ చేయడానికి ట్రై చేస్తున్నారు అనిపిస్తది గదా! యాహ్!
ఆ! అండి. ఓకేలేండి. అద్ అట్ అయితే ఆ! ఆ! అవునండి. తప్పకుండా అబ అబద్ధం అన్నదే, ఈ చాలా ఇగో హర్ట్ చేస్తదండి.

వస్తుంది. ఇప్పుడు కూడా వస్తది కోపం. కాకపోతే వీళ్ళనెలా డీల్ చేయాలో నాకర్థమైంది. <laughs> ఆ! స్టార్టింగ్‌లో తెలియకపోయేది నాకు అరేంజ్డ్ మ్యారేజు కొత్తగా, కొత్త కొత్తలో నాకు తెలిసేది కాదన్నమాట. ఎవరితో ఎలా డీల్ చేయాలి? వీళ్ళు వీళ్ళ మనస్తత్వాలేంటి వీళ్ళకి, ఎలా చెప్తే అర్థం అవుతది? అనేది నేను గమనించాను చాలా. అయితే ఇప్పుడు మా తోడికోడలుంది, తనకెలా తెలుసా అండి? ఆమెది బ మళ్ళీ విచిత్రము. ఆమెది పేముప అంటే పనామె ఉంది. పనులేముండవు మాకు ఒక వంట తప్ప.
ఈ కానీ ఆ! ఆ! అర్థమయింది. కోపమొస్తుంది గాని, ఫ ఫస్ట్ అయితే మీరా కోపాన్ని కొంచెం వేరే విధంగా ఓకేకే. ఓకేనండి. ఆహహా! ఏమండి? ఓహో! మీకు మీకు పని కా ప పనామె కూడా ఉందన్నమాట మీకు చక్కగా. <sniffs> ఓకే ఓకే.
ఆ! ఉ ఉట్టి వంట ఒక్కటే ఉంటది. ఆ వంటలో కూడా ఏంటంటే, ఉల్లిపాయ ఆహ్, కట్ చేషినప్పుడు ఆ తొక్కలక్కడే <chuckles> చేస్తది. చేస్తది, చేస్తది. ఇద్దరం చేస్తం. అయితే నీట్‌గా చేయదన్నమాట. ఎక్కడ వంటే అక్కడికి గి గిన్నెలు చెత్త, తొ తొక్కలు తీసి పడేయదన్నమాట అప్పటిదప్పుడు. నాకు కొంచెం నచ్చదన్నమాట అదే స్టార్టింగ్‌లో ఇట్లా సర్రుమనొచ్చి ఇప్పుడు నేను నా మొఖం మీద చెప్పేసాననుకోండి ఆమె అలుగుతది. నన్నేం అనదు. కానీ ఆమె ఫీల్ అయ్యి సైలెంట్‌గా ఎళ్ళిపోతదన్నమాట చిన్నది కాబట్టి. అయితే తర్వాత ఆమెకెలా అంటే, బండి మీద తీసుకెళ్ళి ఏదో బేకరీకి తీసుకెళ్ళి, లేకపోతే పానీపూరికి తీసుకెళ్ళి ఆహ్, ఇట్లా గాదు. ఆ! అట్లా గాదు ఇ ఇలా చేస్తే బాగుంటది కదా! మనకే నీటుగుంటది కదా! అని చెప్తే అప్పుడు ఆమె. బ్రైన్‌లోకెక్కుతాదన్నమాట సో, ఒక్కొక్కరిని ఒక్కొక్కరు డీల్ చేసే విధానం ఉంటుంది సో, అలా నేను నేర్చుకున్నానన్నమాట ఇది. <chuckles>
అంటే వంట చెయ్యదండి? <smacks lips> వ వంట చేయదండి? ఆ! ఓకే, ఓకే. ఆ! ఓకేకే. ఆహాహా! ఆహ్, ఆహాహా! ఓకే. ఓకే. ఆ! అవునండీ. అవునండి. ఆహా! దానికి కన్ఫెషన్స్ ఇచ్చేస్తారా మీరు? అవును. అ అ అ అది అది మీరు పట్టేసారు. ఎవరినెలా డీల్ చేయాలి? ఎవరినెలా తిప్పుకోవాలి అనేసి. ఆ! ఇంతకు ఈ
<chuckles> ఆ! అవునవును. సో, అదిన్ అలా చేసినప్పటి నుంచి నాకు ఈజీ అయిందన్నమాట.
ఆహాహా! చిన్నప్పుడు అంటే పెళ్లి కాకముందు ఈ ఈ కోపం వల్ల మీకేమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయండి?
ఏమి లేదండి మమ్మీతోనే. ఎందుకంటే, నేను చాలా పొగరుగా మాట్లాడేదాన్నన్నమాట. చాలా ఏమి లేకున్నా <chuckles> పొగరంటారు కదా! అలా చాలా నేనే అహంకారి అన్నట్టు మాట్లాడేదాన్ని. వాళ్ళకి నచ్చకపోయేదది. అయితే ఆ విషయంలో ఆర్గ్యుమెంట్స్ అయ్యేవి. ఒక్కొక్కసారయితే ఆహ్, మ నేను మా మాట్లాడుకోకుండా డేస్ డేస్ ఉండేవాళ్ళము. <smacks lips> అలా అది అన్ని బాధాకరమైన విషయాలే గదా! సో, అలాంటి ప్రొబ్
ఓకేనండి. ఆ! ఆహ్, ఓకేనండి. ఆ! ఓకే. ఓకే. ఓకేనండి. <sniffs> ఓహ్, బాధక మాట్లాడకుండా ఉండటం. మాట్లాడకుండా ఉన్ ఉన్న పరిస్థితొచ్చిందంటేనే ఏదో బాధపడితేనే అట్లాంటి పరిస్థితొస్తుందండి. సో, తప్పకుండా అండి, మీరు మీతో సంభాషణ చాలా ఆసక్తికరంగా ఉంది. చాలా అనుభవాలు పంచుకున్నారు. ఈ కోపాన్ని ఎలా డీల్ చేయాలి, ఏంటి? అన్న విషయాల గురించి. అయితే ఆహ్, చాలా విషయాలు తెలుసుకున్నాను నేను కూడా.
అవునవును. యాహ్! హ్మ్. హ్మ్. నాకు సంతోషంగా ఉందండి మాట్లాడినందుకు. ధన్యవాదాలు.
ధన్యవా ధన్యవాదాలు.